ఆ! ఆ డీవీడీ‌కి కూడా ఎట్లా అంటే మనకి <smacks lips> అదొక రకంగా స్క్వేర్ షేప్‌లో ఉండి ఆహ్, ఆ! ఉండి ఆహ్, దానికి ప్లగ్స్ కూడా ఉండేవి, 3 కలర్సు, రెడ్డు, యెల్లో అండ్ బ్లూ కలరు. అది టీవీకి‌ అను, మనం డీవీడీకి రెండింటికి కనెక్ట్ చేస్తేనే ఇది వర్కవుతుది.
హ్మ్. హ్మ్. అవును క్యాసెట్‌లు. ఆడియో క్యాసెట్‌. హ్మ్. అవును. హ్మ్. అయ్యో! అదొక అదొక ఇబ్బంది మళ్ళీ అక్కడ మనకి. <chuckles> ఆ బాల్యం ఆ బాల్యంలో ఇప్పుడు ఆహ్, కరెక్ట్ 3 ఉంటాయి. యాక్చువల్‌గా 3 ఎక్కడ, 6 ఏమో ఉంటాయి నాకు తెలిసి టీవీ‌కి కూడా.
అదే కదా! దేన్నెటు పెట్టాలో తెలిదు? హ్మ్. ఆస్ ఆ డీవీడీ‌కి 6 పోర్టర్స్ ఉంటాయి. టీవీ‌కి 3 ఉంటాయనుకుంటా! టు
హ్మ్. ఆ! అహా కాదు! టీవీ‌కే అన్ ఆహ్, ఐదారు పోర్ట్స్ ఉంటుండే. డీవీడీ‌కి కరెక్ట్ మూడో నాలుగో ఉంటుండే.
హ్మ్ హ్మ్. హ్మ్.
టీవీ‌కి కనెక్ట్ చేసేటప్పుడు ఒకసారి ఆడియో వస్తుంది. వీడియో రాదు.
అదే కదా!
ఒకసారి వీడియో వచ్చి ఆడియో రాదు. కొన్నిసార్లు రెండును రావు.
ఆడియో రాదు. అదే కదా! మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు. నిజంగా అది కనెక్ట్ చేయడానికి మనకొక గంట టైమ్ వేస్ట్ అయ్యేదేమో అప్పట్లో.
హ్మ్. నిజమే. హ్మ్. నిజంగా ఆ గంట సేపు అలాగా ఆహ్, పెట్టి ప్రయత్నించాం, అప్పుడోచ్చిందనుకోండి. కరెంట్ పోయేదప్పుడు.
<laughs> అమ్మ! అసలు
<chuckles> కరెంట్‌తోటి ఇబ్బందులుంటుండే ఘోరంగా. హ్మ్.
అవును చాలా. టీవీ‌లు కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడంటే లెఈడి‌లు గాని ఇదివరకు వెనకాల ఇంత పెద్దగా ఉండి ఉండేవి కదండీ! మీకు గుర్తుందా?
హ్మ్. హ్మ్. సబూఫర్‌లు వస్తుండే వాటికి మా మామయ్య‌గారి దగ్గర ఉంటుండే. ఎల్‌జి టీవీ. మనకిప్పుడు ఈ సబూఫర్‌లవన్నీ ఉంటుండే కదా! దాని పైనే అమర్చుంటుండే సబూఫరు దా అదంతా. అంటే మంచిగా బేస్ రావడానికి అలాగ.
ఆ! ఆహా! ఆ! అవునవును. యెనక అసలు ఎంత పెద్ద షెల్ఫ్‌లో దాన్ని టీవీ వెనక నుంచి ముందు దాకా పెడితే ముందెక్కడో డిస్‌ప్లే కనిపించిద్ది. వెనకంతా ఇక ఇవి‌ ది టీవీ‌కి సంబంధించిన వైర్‌లు అవి ఇవి వుంటూ ఉంటాయి.
హ్మ్. మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుండే. హ్మ్. ప్లేస్ వేస్టది. హ్మ్. అవును.

ఓకే. మా ఇంట్లో మా నాన్న తీసుకొచ్చారన్నమాట. మా నాక్ మా నాన్నకి కూడా మీరన్నట్టు బాగా ఈ సినిమాలు, లేదు అంటే కొత్త వస్తువు ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ దాన్ని ఇంటికి కొనుక్కురావాలన్నమాట. <chuckles> అలా ఉండేవాళ్ళు.
హ్మ్. హ్మ్, హ్మ్. ఆహా! అవును. అయితే అది మామూలు కష్టం గాదండి అసలు. ఆ డీవీడిది తీసుకొచ్చిన తర్వాత గూడా కొన్నిసార్లు దాని మీద చిన్నగా ఏదన్నా గీత గాని కొంచెం దుమ్ము గాని పడ్డా గూడా అది రీడ్ కాకపోతుండే.
హ్మ్. అవును. హుహు. పని చే అవును. వర్కయ్యేది కాదు నిజమే. <chuckles>
అయ్యో! అక్కడ స్టార్ట్ అయితుండే. <chuckles> అసలు తీసుకొచ్చి డబ్బులు బెట్టి హ్మ్.
అవునవును. దానిని దానికి ఒక ప ఆహ్, కవర్ లాంటిది కూడా ఇచ్చేవాళ్ళు. డీవీడీకి స్మూత్ కవరు దాంట్లో పెడితేనే మనకది న్ మంచిగా ఉండేది. లేదంటే పాడయిపోయేది.
హ్మ్. అవును. మూత్ స్మూత్ కవర్ ఉంటుండే. లేకపోతే ఆ డీవీడిలను మెయింటైన్ జేయడానికి ఒక రౌండ్ షేప్‌లో బాక్స్‌సెస్ ఉండె మన దగ్గర ఉన్న డీవీడీ కలెక్షన్‌లన్నీ దాంట్లో పెట్టి భద్రపరచాలొ.
అవును, అవును, అవును. నిజమే. <chuckles> మీరు చెప్తుంటే అన్ని గుర్తొస్తున్నాయి నాకూడా.
ఆ! లేకపోతే ఆ డీవీడీలు కొనే షాప్ దగ్గరనే మనకి క్యాసెట్స్ పెట్టుకో అది డీవీడీలు పెట్టుకోడానికి ఒక చిన్న మనకిప్పుడు ఈ జ్యువెల్లరీ ఎలాగా భద్రపరుస్తూ ఉంటాం గదా! అలాంటి బాక్స్ ఒకటి ఉంటుంటుంది. అవును. హ్మ్. దాని మీద అసలు ఒక్క చిన్న అంటే ఆహ్, కొన్ని సినిమాలు రిపీటెడ్ మోడ్‌లో చూసి, చూసి చూసి అది కొంచెం ఆహ్, అరిగిపోయేవి. కొంచెం గీతలు బడేవి దాని మీద. మధ్యలో ఒక సీన్ కట్ అయిపోవడం. ఆ! మనకి స్ట్రక్ అయ్యి రావడం.
హ్మ్. ఇస్తారు. అవును. <chuckles> వీటికి కూడా ఇచ్చేవాళ్ళు నిజమే. అవునండి. హ్మ్. అరిగిపోతే ఆ! అవును. అవును. అది ఆ మధ్య మధ్యలో ఆగిపోయి, ఆగిపోయి రావటం గూడా జరుగుతూ ఉండేది.
హ్మ్. ఆగిపోయి రావడం. అలాగా అయ్యో! ఘోరాలప్పుడు.
అదే కదా! <chuckles> మీకిప్పుడు ఫ ఆహ్, చెప్పండి.
<chuckles> అలాగ. హ్మ్. అలాగా కొన్ని రోజులు రిపీటెడ్‌గా జూసేవాళ్ళం. ఇప్పుడు వేరే సినిమాలు ఆహ్, లేవంటే అదే సినిమాని మళ్ళీ మళ్ళీ జూసేవాళ్ళం. అలాంటిది ఒకటుంది. ఆ సి
హ్మ్. మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా!
హ్మ్. లేదు. 'బుజ్జిగాడు' సినిమాని అలాగా రిపీటెడ్‌లో జూసాను.

హ్మ్. అవి పాడైపోయిన క్యాసెట్‌లూ ఆ బాల్యంలో <giggles> ఏం జేసేవాళ్ళమంటే ఆహ్, పైకి ఆకాశంలోకి విసిరేవాళ్ళం. మళ్ళీ తిరిగి అది చేతిలోకొస్తుండే. మనకి ఏదో అంటారు గదా! బూమ్‌రాంగ్...
హుహు. ఆడుకునేవాళ్ళనమాట ఆటితోటి.
బూమ్‌రాంగంటాం. ఆ! వాటిని పాడైపోయిన వాటిని తీసి, ఆకాశంలోకేసి, మళ్ళీ తిరిగి అదే పొజిషన్‌లోకొస్తుండే. అది బూమ్‌రాంగన్నట్టు మనకి. హ్మ్. అలాగ.
ఓహో! ఓకే. ఓకే. ఈ క్యాసెట్‌లు మన ఇదే ఈదే డీవీడీ ప్లేయర్‌లో పెట్టే క్యాసెట్‌లనేవి కొంచెం తేలిగ్గా ప్లేట్స్‌లాగా ఉంటూ ఉంటాయి గదా! ఎగరేయడానికి కూడా ఈజీ‌గా ఉంటుంది మనకి. ఓకే. ఓకే.
హ్మ్. హ్మ్. అవును. అవును. ఇంకొకటి ఆ కాలంలో మనకి వీడియో గేమ్స్ ఆడుకోడానికి ఎలాగా, ఇవి మనకి. ఇంకోటి మనకి వీడియో గేమ్స్ కోసం అని చెప్పేసి, ఇంకో వేరే క్యాసెట్స్
ఆ! టీవీ‌కి కనెక్ట్ చేసుకొని పోర్ట్స్ 2 హ్మ్, మన చేతుల్లో ఆ రిమోట్‌ని పెట్టేసుకొని, ఆడుకుంటా ఉండేవాళ్ళం నిజంగానే.
హ్మ్. అవును కంట్రోలర్. ఆ! ఆహ్, మనకి అదొక చిన్నగా చిప్‌లాగా ఉంటుండే, క్యాసెట్‌లాగా ఉంటుండే, దాంట్లో ఇన్సర్ట్ జేస్తే, దాంట్లో ర వంద రకాల గేమ్స్ అలాగా, చాలా రకాల గేమ్స్ హ్మ్. వందలు కాదు చాలా ఉం హ్మ్. ఇది మా ఫ్రెండ్ దగ్గర ఒకసారి అరువు దీసుకొనొచ్చాను. అంటే నాకు ఇవ్వు. ఒకసారి జూస్తాను అని జెప్పేసి, అతని దగ్గర నుంచి తీసుకొచ్చి, ఒక 2 నెలలు సతాయించాను అతనికి ఇవ్వకుండా బాల్యంలో. <laughs> అలాగ ఇంట్లో ఇప్పియరు. మరేలా? హ్మ్.
ఆ! ఆ! గేమ్సుండేవి. అవునవును. నేను కూడా ఆడాను. ఇది నాకు కొంచెం గుర్తుంది. <chuckles> ఓహో! ఇవ్వకుండానా? <chuckles> ఓకే. ఓకే. అదేలెండి. అదే అర్థవయ్యింది. నిజంగా ఈ వీడియో క్యాసెట్‌లు, డీవీడీలు మన చిన్నా అప్పుడు మనం చేసినవి కానివ్వండి, ఇవన్నీ నాక్ ఆ! మీరిప్పుడు చెప్తుంటే నాకు కూడా నిజంగా ప్రతీదీ గుర్తొస్తూ ఉందనమాట. చాలా చక్కగా, అన్ని జ్ఞాపకం వచ్చేలాగా, చాలా చక్కగా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపిచ్చిందండి. ధన్యవాదములండి.
హ్మ్. చాలా మంచి అనుభవాలండి. ఆహ్, యాక్చువల్‌గా ఇప్పుడు నాకు ఆ బాల్యం హ్మ్. ఆ బాల్యమనేది ఇంకోసారి వస్తే ధన్యవాదాలండి. ఈ విషయాలు పంచుకున్నందుకు గూడా నాకు చాలా ఆనందంగనిపిస్తుంది. ధన్యవాదాలు.
ధన్యవాదములు.

అలాగా అది డీవీడీ ప్లేయర్‌లు గూడా మనకి కొంచ కొన్నిసార్లు చాలా సతాయిస్తుండండి. అంటే ఇలాగా దాన్ని స్ క్యాసెట్ పెట్టి లోపలికి పెడ్త పెట్టినా గూడా అది మళ్ళీ ఓపెన్ అయిపోతుండుండె.
ఆ! హ్మ్. అవును. అది పాడైపోయింది అంటారు. <chuckles>
మా డీవీడీ‌లకి. హ్మ్. హ్మ్. ఆ! మళ్ళీ అది రీడ్ చేయకపోతే మళ్ళీ ఆటోమేటిక్‌ బయటికి ఓపెన్ అయిపోతుండె. అది క్ మనం క్యాసెట్ పెడతాం గదా! ఆహ్, డీవీడీ అది బయటికి ఓపెన్ అయిపోతుంది.
అవును. అవును. నాకు తెలిసి అప్పట్లో మరి ఇది మనకి వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదేమో రిపేర్ చేయడానికి. ఉన్నారో లేదో నాకు
ఆ! ఇప్పుడు ఉండేవాళ్ళు. ఉండేవాళ్ళు. అంటే వీళ్ళే ఈ డీవీడీ‌లు అవి తీసుకొస్తాం గదా! వాళ్ళ దగ్గరనే లేకపోతే టీవీలు రిపేర్ జెసేవాళ్ళు అలాగా. హ్మ్.
హుహు. అవునవును. ఆహా! ఓకె ఓకె. మా నాన్నైతే తీసుకున్నారు. నాకూడా బాగా గుర్తుంది మా నాన్న 2, 3 కొన్నారు నాకు తెలుసు. ఒకటి పోయిందంటే ఇంకొకటి
డీవీడీ‌లు గాని హ్మ్. డీవీడీ‌లు. ఓకె. ఆ!
ఈ సినిమాల మీద ఇష్టం తోటి ఒకటిపోతే ఇంకొకటి. మీరన్నట్టు ఇంద క్యాసెట్టు
ఆ కాలంలో ఎక్కువగా లాభపడ్డారంటే ఈ డీవీడీ‌లు, డీవీడీ ప్లేయర్‌లు వీళ్ళు అమ్మేవాళ్ళు. వీళ్ళే చాలా ఆహ్, ఆ ఒక డీవీడీ ప్లేయర్
డివిడి‌లు అల్లానే. అవును. అవును. పాటలు కూడా అండి బయట ఇప్పుడు మనకి పెన్ డ్రైవ్‌లు ఇవి ఉండేవి కాదు గదా! ఈ క్యాసెట్‌లు డివిడి‌లో ఎక్కించడానికి సెపరేట్‌గా డబ్బులు తీసుకునేవాళ్ళు. ఫోనుల్లో చిన్న చిన్న ఫోనుల్లో ఎక్కించాలన్నా గాని
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. ఆ! డబ్బులు మనకిప్పుడు ఏదన్నా అవే అహ్, పాటలు గాని అలాగే ఎక్కించుకోవాలన్నా గూడా వాళ్ళ దగ్గరికి వెళ్లి మనకు రూ. 100 అలాగిస్తే అప్పుడెక్కిచ్చేవాళ్ళు. హ్మ్. హ్మ్.
ఈ పె ఎక్కించేవాళ్ళు. అవును‌ వి ఫ్రీగా ఎవరు చేసేవాళ్ళు కాదు అప్పట్లో నాకు తెలిసి. ఇప్పుడంటే అంత లేదులే కానీ.
అహా! ఆ! ఆహ్, ఎందుకు జెస్తారు? ఎ ఎవ్వరు చేయరు. హ్మ్.

అప్పటికి ఇప్పటికి మరి మీరు అవొస్తే అలాంటి రోజులు ఉంటే బావుంది అనుకుంటున్నారా? లేదు అంటే ఇప్పుడే బావుంది ఈ టెక్నాలజీ ఏ బావుంది అని, అంటే రెండిటికి తేడా ఏముందంటారు?
ఆట్ అది అదొక నాస్టాల్జియా అండి. అదొక <chuckles> మెమోరీస్ అవి. చాలా మంచి మెమోరీస్ గాని, ఇప్పుడొస్తే మాక్సిమం ఎవ్వరు చూడరు అంటే నేను గూడా చూడకపోవచ్చు. ఎందుకంటే మనకు కొంచెం అది ఎఫర్ట్స్ తోటి అంటే కొంచెం సమయాన్ని వృధా జేసుకుని ఆహ్, అలాంటి విషయం గాబట్టి.
అవును. హుహు. అవును. హ్మ్. అప్పుడంటే మనకు ఆప్షన్‌లు ఉండేవి కాదు కాబట్టి దాని మీదే పోరాటం చేసేవాళ్ళం.
హ్మ్ అపటి పాత కాలం హ్మ్. <chuckles> అవును యుద్ధాలు. ఆహ్, ఇప్పుడు ఒకవేళ పాతకాలం డీవీడీ‌లు గాని అలాగా ఏమైనా ప్లే జేయాల్సొస్తే ఇగ ఆ నాకు గుర్తుంది. గత ఏడాది ఆహ్, ఉండే మా అంటే మా ఆఫీస్లో ఒక డీవీడీ ప్లేయర్ ఉండే.
హ్మ్. హుహు. ఓహో! ఓకే.
ఆ! మా బాస్ అతని పెళ్లి వీడియో అనుకుంటాను. పెళ్లి వీడియో‌నో ఏదో అతనేదో షోలో పాల్గొన్నాడంట అప్పుడొకసారి.
హుహు.
ఆ! అమ్ ఆ 'మీలో ఎవరు కోటీశ్వరుడు.'
అప్పట్లో పె షోలో పాల్గొనడం అంటే మనకి చాలా అస‌లింక అది ఒక రేంజ్ గదా!
ఆ! అవును. ఆ ఏదో షోలో పాల్గొన్నాడంట అతను నాకు ఈ డీవీడీ కొంచెం ఒకసారి నాకు పెట్టడానికి వస్తలేదు. మీ ఇంట్లో ఒకసారి చెక్ జేస్తావా అని నాకిచ్చింది లాస్ట్ యియర్.
ఆ! హుహు. ఓకే.
హ్మ్. ఆ! అప్పుడు ఇంకోసారి ఎక్స్‌పీరియన్స్ జేశాను ఆ డీవీడీ ఎలా ఉంటాయి అని జెప్పి. హ్మ్.
దాని గురించి ఓకే మరి మీరు తనిచ్చేసి ఇచ్చారా? తనకి ఎలా కావాలో అలాగా?
ఆ! చేసిచ్చాను, చేసిచ్చాను. అది బ డీవీడీ ప్లేయర్ చాలా మంచి కండిషన్‌లో ఉండే అది. డీవీడీ ప్లేయర్ గాని. ఆహ్,
హుహు. ఓకే. కాకపోతే వీళ్ళకి ఆన్ జేయడం అదంతా మేబీ కొంచెం టైం బట్టుంటుంది.
హ్మ్, హ్మ్. ఎల్ఇడి వాళ్ళ టీవీ‌కది కంపాటిబుల్‌గా లేకపోతే నాకిచ్చాడు.
ఆ! ఓకే, ఓకే. అవును నిజంగిప్పుడు టీవీలకూడా మనకొన్లీ పెన్ డ్రైవ్‌లు పెట్టుకోడానికి చాన్స్‌స్ వచ్చేలాగా ఉన్నాయి. మన దగ్గర డీవీడీ ఉన్నా గాని పోర్ట్స్ ఉండట్లేదేమో కదండీ.
హ్మ్. హ్మ్, హ్మ్. ఆ! పోర్ట్స్ అంటే మనకొక పోర్ట్ ఉంటుంది మనకి దాంట్లో ఆ! మన త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్‌ది.
హుహు.